ఓకే. ఓకే. ఇప్పుడు చాలామందికి ఆరోగ్య సమస్యలుంటాయండి. బీపీలుంటాయి, సుగర్లు ఉంటాయి ఇలా రకరకాలు ఉంటాయి. అయితే వీటి, వీటి
<chuckles> అవునండి.
ఇలా ఉండేవాళ్ళకి ఈ యోగా సరిపోతుందా? చేయొచ్చా? లేకపోతే తగ్గుతుందా? ఈ సమస్యలు తగ్గుతాయా? ఎట్లా?
హ్మ్. ఆ! ఆ! ఖచ్చితంగా తగ్గుతాయండి. కాకపోతే సాధన చేయడం అనేది ముఖ్యం. కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఫాలో చేయాలండి. ప్రతిరోజు ప్రాణాయామం ఒక 10 నిమిషాలు టైమర్ పెట్టుకొని చేస్తే, మనకన్నీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయండి. ఆహ్! షుగరేంటి, బీపీ ఏంటి, థైరాయిడ్ ఏంటి? అన్నీ చక్కగా కొలెస్ట్రాల్ కూడా మనకి చక్కగా కంట్రోల్‌లోకి వచ్చేస్తుందండి. ప్రాణాయామానికి అంత బెనిఫిట్ ఉందండి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇప్పుడు
హ్మ్. అది చక్కగా చేసుకోవచ్చు మనం. హ్మ్.
ఇప్పుడు ఎవరికైనా యోగా వల్ల, యోగా చేసిన తర్వాత గాని, యోగా చేసిన ముందు గాని వాళ్ళ జీవితం చాలా మారింది మీ స్నేహితులది గాని, యెవలది గాని అట్లా ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయండి?
హుహు. ఆ! ఆ! ఉన్నాయండి. ఆహ్, హ్మ్, అంటే నాదే ఉంది. ఎవరిదో ఎందుకండి? అంటే నేను జాబ్ చేస్ ఆ! ఆ! నేను అంటే ఫోకస్‌గా ఉంటున్నావు, చాలా ప్రశాంతంగా ఉంటున్నావు అని నన్ను నా ఫ్రెండ్స్ చూసి చెప్పటము, ఆహ్, "నీ ఆరోగ్యం చాలా బావుంది. నీ ఫిజిక్ చాలా మెయింటైన్ చేస్తున్నావు" అని చెప్పటము. అంటే నా మానసికంగాను, శారీరకంగా రెండిట్లోనూ తేడా వచ్చిందండి.
హ్మ్. ఓహోహో! మీదే ఉందనమాట. ఓకే. ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఆ! రెండిట్లోన అంటే మానసికంగాను ఉత్సాహంగా ఉన్నారా మీరు, ఆహ్, శారీరకంగా కూడా సౌష్టవంగా ఉన్నారు మీరు.
ఉత్సాహంగా, స్ట్రాంగ్‌గా ఉండటము, ఇంతకుముందు ఆహ్, సౌష్టవంగా తయారయ్యానండి నేను.
ఓకే. ఓకే. మీకు మీరు ఎవరికైనా యోగా గురించి ఒక మంచి సందేశం ఇవ్వాలన్నా, చెప్పాలన్నా కూడా ఏంటి? ఏం చెప్తారు మీరు?